హ్మ్. ఆహా! ఓకే. అంటే మనం బ్రీతింగ్ తీసుకోవడం వల్లేంటంటే, చాలామంది ఆహ్, వాళ్ళు తీసుకునే బ్రీతింగ్ వల్లేంటంటే, ఆ రిలాక్సేషన్ అనేది వస్తదన్నమాట. ఎప్పుడైతే మనం ఊపిరి పీల్చుకొని, ఎప్పుడైతే మనం ఆ శ్వాసని వదిలేస్తామో ఆ వదిలేసే టైంకి పీల్చుకున్న టైంకి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఒక 7 సెకండ్స్ కానీ, 4 సెకండ్స్ కానీ గ్యాప్ ఉంటుంది కదా! అలాంటి టైంలో మన బ్రెయిన్ ఏంటంటే, ఉన్న నెగటివిటీ‌నంతా కూడా బయటికి తన్నేస్తున్నట్టు అనిపిస్తుందండి. నేను కూడా చాలాసార్లు ట్రై చేశానన్నమాట. ఆహా! అవును. అవునవును.
ఆ బ్రీత్ హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అదేనండి. దాన్నే ఫోర్ ఇస్ టు ఫైవ్ ఇస్ టు సెవెన్ అంటారు. మీరు చెప్పినట్టు. అదే! ఆ 4 సెకన్లు తీసుకొనంటే, పాజిటివిటీ తీసుకొని 5 సెకన్లు అట్లా గాలి బిగబట్టుకొని, 7 సెకండ్లు గాలి వదిలేయడమండి. మీరు చెప్పిందదే. ఆ! దానివల్ల ఏంటంటే మనకి ఆహ్, కాన్సంట్రేషన్ ఆ ఫోకస్ అనేది ఉంటుంది. ఎందుకంటే, మనము ఆ కౌంటింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తాం కదండీ! ఆ రిపిటిషన్స్ మీద కాన్సంట్రేట్ చేస్తాం కదా! సో, అట్లా ఏంటంటే, రోజుకి ఒక ఆహ్, 5 సార్లు నుంచి స్టార్ట్ చేశానన్నమాట. అట్లా 5 సార్లు నుంచి ఏంటంటే మెల్లిగా స్టార్ట్ చేసి, ఒక 10 రోజులకి ఏంటంటే ఒక్కొక్క రోజు ఇట్లా 30 సార్లు తీసుకోవడం స్టార్ట్ చేశానన్నమాట.
అవునండి. అవునండి. ఆహా! ఓకే. హ్మ్. అవునండి. ఆహా! ఓకే. అవునండి. అంటే ఇప్పుడు అలా చేయడం వల్ల, మనకి చాలా ఉపయోగాలున్నాయి కదండీ! అంటే, ఒకదాని తర్వాత ఒకటి మనం మర్చిపోయేటం మర్చిపోతున్నామంటే, మనకి కొంచెం ఏంటంటే బ్రెయిన్‌లో ఎక్కడో కొంచెం ఏ ఆహ్, చిన్న తడుబాటనేది ఉంటుందన్నమాట. అంటే, లైకు ఎలా అంటే ఒక డిసిషన్ మీద ఆ! ఒక డిసిషన్ మీద మనం స్టాండర్డ్‌గా ఉండ ఉండలేమన్నమాట. అలా ఉండలేనప్పుడు, మనం ఒక డిసిషన్ మీద స్టాండర్డ్‌గా ఉండటం కోసం మీరేమన్నా <smacks lips> ప్రయత్నం చేశారండి? ఎప్పుడన్నా ఓకే, నేనిలా ఎప్పుడూ నేను డిసిషననేది చేంజ్ చేసేసుకుంటున్నాను కదా, ఈసారి అలా కాకుండా నేనైతే ఏదైతే డిసిషన్ తీసుకున్నానో, దాని మీద ఖచ్చితంగా నిలబడాలి. ఇంకెప్పుడు కూడా ఆహ్, ఆ డిసిషననేది నేను మార్చుకోకూడదని చెప్పేసి మీరెప్పుడైనా అనుకున్నారా అండి?
హ్మ్. అవునండి. అవును. హ్మ్. అవునండి. అవును. నిజంగా. అంటే, దాని మీద ఆ! దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అవునండి. అవును.